వాళ్ళనే గాదండి. చిన్న పిల్లలు గాదు, పెద్దవాళ్ళే అలవాటయి, అలవాటు పడిపోయారు. చిన్నపిల్లలకేముంది? అంటే చిన్నపిల్లలకి అవాయిడ్ జేయాలంటే, ఏం జేయాలంటే అంటే నేనెక్కడో ఒక రీల్ జూసాను నేను.
నిజమేనండి. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఫోన్‌లు కూర్చొని. హుహు.
ఆ! రీల్‌లో ఏంటంటే, ఒక టీచరు చిల్డ్రన్స్‌కి చెప్తూంటుంది.
హ్మ్.
ఈ ఫోన్ చూడ్డం వల్ల కళ్ళు వోయినట్టుగా, కళ్ళకు గంతలు, అవి కళ్ళకి డాక్టర్ కడతన్నట్టుగా.
ఆ! కళ్ళకి ఒక ఆహ్, అది ఫస్ట్ ఎయిడ్‌లాగా చేసుకొని వచ్చి రక్తమోస్తున్నట్టుగా అవునవునండి. నిజమే.
ఫస్ట్ ఎయిడ్‌లాగా చేయించుకొనొచ్చి, పిల్లల ముందు కూర్చుంటారు. కూర్చోంగనే అగో ఇలా ఫోన్ చూడగానే కళ్ళు పోయినాయి అని జెప్పి భయపెట్టిస్తారు. <chuckles> తర్వాత వాళ్ళకి ఫోనిచ్చినా గూడా తీసుకోకుండా పరిగెత్తుతారు.
ఆ! నీస్క హు వద్దు వద్దు అంటూ ఉంటారు. నిజమే నిజమేలే! నేను అని గూడా చూసాను.
ఒద్దు ఒద్దు అంటారు. అంటే అలాంటి కొన్ని ఆహ్, పద్ధతుల్లాగంటె భయపట్టి, అలా కొంచెం భయపెట్టినట్టుగా మరీ ఎక్కువ గాకుండా చేస్తే, వాళ్ళు ఏమన్నా దూరమయ్యే చా
మళ్ళీ వాళ్ళు ఆందోళనకు గురవ్వకూడదు భయపెట్టినా గాని, అదొక పరిమితిలో ఉండి భయపెట్టాలి. కానీ ఇంట్లో పేరెంట్సండి, ఎలా అయిపోయారంటే పక్క కొట్టుక్కూడా పంపియ్యరు. ఇంటి పక్కనే కొట్టున్నా కూడా, అమ్మో! అబ్బాయిగారు కందిపోతారు, మా అమ్మాయి కందిపోతుంది అన్నట్టు, బయటికి కూడా పంపియట్లేదు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు దాని మీద?
అవును. <giggles> ఆ! అదే. మీరన్నట్టుగా లోకజ్ఞానం రావాలి. కానీ పిల్లలకి మీరన్నట్టుగా ఈ మొబైల్స్ కంటే గూడా, పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్.
హ్మ్. ఖచ్చితంగా.
అవి ఎ ఎటువంటి ఈ అకాడమీ‌కి సంబంధించినవి కాకుండా, మనకివి ఇలాగా ఇంతముందున్నటువంటి చందమామ గాని, బాలమిత్ర బుజ్జాయి పుస్తకాలు. నేన్ నేనైతే నా చిన్నప్పుడెక్కువగా చదివేవాడిని అవి. అంటే, మా ఇంటి పక్కన ఒకా
జనరల్‌నాలెడ్జ్ ఒక లోక జ్ఞానమనేది హ్మ్. హ్మ్. ఓకే. చందమామ కథలు అవన్నీ అసలు భలే అద్భుతంగా! ఉండాయండి. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? అది వరకు మీకు గుర్తుందో, లేదో? పెద్దబాల శిక్ష అనుండేది.

నిజమే. అది ఎంత వరకు మనకి ఇంపాక్ట్ చేస్తుందంటే అది ఖచ్చితంగా అది వాళ్ వాళ్ళెలా చెప్తున్నారు మాట తీరనేది దాన్ని బేస్ చేసుకొని గూడా ఉండిద్ది. మనమెంత వరుకు హ్మ్.
ఆ! అప్ ఆ! ఆ కథ్ ఆ కథని ఎలా నారేట్ జేస్తుంటారో దాన్ని బట్టి గూడా మనం అంతగా మనం ఆనందిస్తాం. దాని తర్వాత ఈ వెబ్సైట్‌లో ఒచ్చినటువంటి లిప్ కొన్ని వెబ్సైట్స్ లిపీలాంటి కొన్ని వెబ్సైట్స్‌లో వీళ్ళు మన కథల్ని డైరెక్ట్‌గా పోస్ట్ జేస్తున్నారు. వలాంటివి చదువుకుంటా వెళ్ళిపోవచ్చు మొబైల్‌లోనే.
నిజమేనండి. ఓహ్! ఓకే. చాలా బావుందండి. ఇదేదో అసలు రకరకాల టెక్నాలజీ వచ్చింది. ఆహ్, ఆధునిక కాలంలోకి టెక్నాలజీ రావడం వల్ల ఎంత చక్కగా ఉపయోగపడతుందో. కొన్ని కొన్ని ఎక్కువగా చూస్తే అనర్ధాలే కానీ మనం పరిమితుల్లో వాడుకుంటే ఎంత బావుంటుందో. మీరు జెప్పినట్టు ఈ కుక్కు ఎఫ్‌ఎ‌మ్ ఇవన్నీ మంచి మంచి యాప్సండి నిజంగా మీరు చెప్తుంటే ఆహా! ఇలా కథలు కూడా చదివి వినిపిస్తారా? అనిపిస్తుంది. ఇంకా ఇలాగన్నా చేయొచ్చు. మనం చెప్పే ఓపిక, తీరిక లేనప్పుడు పిల్లలకి అవి కూడా పెట్టొచ్చండి. చాలా చక్కగా చెప్పారండి. మీరు ఎలాగా
ఏన్న ఖాళీ టైమ్‌లలో మనం బయటికెళ్ళినప్పుడు. అవునండి. అవును. చాలా వరకెందుకంటే ఈ ఒకప్పుడు పుస్తకాలు చదవడమనేది ఒక హాబీలాగుండేది బుక్ రీడింగనేది. ఎవరైనా అడిగినా గానీ "నీ హాబీ ఏంటి బాబు?" అంటే బుక్ రీడింగని జెప్పేవాళ్ళం.
హ్మ్. నిజమే. ఆ! రీడింగ్ బుక్స్ అనుకునేవాళ్ళు నిజమే. <chuckles>
రీడింగ్ బుక్స్ అని జెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడది అదీ ఆ హాబీ లిస్ట్‌లో నుంచే వెళ్ళిపోయిందది.
లేదండి. నిజంగానే. ప్రత్తి ఒక్కళ్ళది తీసేస్తున్నారు. ఇగ చెప్పాలంటే ఇంక వాళ్ళు ఇలా బెట్టుకోవాలండి. వాళ్ళు డూయింగ్ రూల్ రీల్సనో లేకపోతే ఇంకేమైనా <chuckles> పెట్టాలి వాళ్ళు.
ఆ! తీసేసి వాచింగ్ టీవీ అని అలా. అవును. మల్టీ టాస్కింగని అదని ఇదని సెమినార్సని యాడ్ జేస్తున్నారు. కానీ ఒకప్పుడైతే ఖచ్చితంగా అందరి హాబీ లిస్ట్‌లో మాత్రం అదుండేది పుస్తకం.
హ్మ్. నిజమే. నిజమే అండి.

ఇంట్రెస్టింగ్‌గా యల్త వినేవాడిన అడిగేవాడిననమాట. ఆ చిన్నప్పుడు గూడా మనకా కుతూహలం ఎక్కువ గాబట్టి అడిగేవాళ్ళమనమాట. అంటే ఏం దెయ్యం తాతయ్య అంటే "అరేయ్! ఒక దెయ్యం ఇన్ని రకాలుంటాయిరా" అని జెప్పేవాడు.
హ్మ్. <giggles>
నా ఈ దెయ్యం ఇలా ఉంటుంది. ఆ దెయ్యం ఇలా ఉంటుంది.
ఓహ్! దెయ్యాల్లో గూడా రకాలుంటాయా?
అవును. అదీ మాకు తాతయ్య చెప్తేనే తెలిసిందనమాట. "అరేయ్! ఒక కొరివి దెయ్యం ఉంటుంది అది ని మంట నిప్పులు బోసుకుంటూ వస్తుంది" అంటాడు. <chuckles>
అమ్మో!
అది, ఎలా ఎలా ఎప్పుడు చూసావు తాతయ్య అంటే, "అరేయ్! మనం పొలంకెళ్ళినప్పుడు, అది తాడి చెట్టు మీద కూర్చుంటదిరా, కూర్చొని అక్కడ మొత్తం మంట బెడతది."
ఆ! <giggles>
దూరం నుంచి జూసినప్పుడు మంట కనపడ్డం అంటాడు. అవునా! అంటే అదేరా కోరివి దెయ్యం అనేవాడు. హ్మ్. కొన్నీ
ఓకే. అంటే అది నిజంగా జరిగిందా? మీ తాతయ్య గారు నిజమైన స్టోరీలు చెప్తారు అన్నారు కదా! అది నిజంగా జరిగిందా?
అవును. అది జరిగిన త తను చెప్పడం వరికే జరిగినాయనే చెప్పేవాడు చిన్నప్పుడు. ఎందుకంటే, వాళ్ళు ఇప్పటిలాగా మనలాగా ఆఫీస్‌లలో మనలాగా రోబోటిక్ వర్క్ కాదు గదా! వాళ్ళూ వ్యవసాయం పనులు జేసేవారు.
ఓకే. ఓకే. అవును. నిజమేనండి. వాళ్ళకన్నీ, వాళ్ళకసలు తెలీదు కూడా, ఎలాగ ఒక కథని చెప్పాలి, సృష్టించి అని కూడా.
తాత గాదే తాతయ్య నడిచి వెళ్లి రాత్రంతా అక్కడే ఉండేవాడు.
ఓకే.
ఆ! పొలంలోనే పడుకోడం. అదైతే వాళ్ళు కట్టుకొని, కొంచేం హైట్‌లో అట్లా కట్టుకొని పడుకుంటారు గదా! మంచంలాగా, అలాగే ఉండేవాడు. అంటే అ అట్లా కొన్ని రాత్రి పూట చూసినవి మ నాకు మాకు షేర్ జేసేవాడు. <chuckles> మేము దెయ్యం కనపడిందంటే మనము దెయ్యం కనపడిందంటే ఊరికే ఉండేవాళ్ళం కాదు గదా! ఆ తాతయ్య ఏ దయ్యమని అడిగేవాళ్ళం.
హ్మ్. అవును. ఓకే. క ఓకే. వెరీ నైసండి. చాలా బా చెప్పారు. <giggles> ఓహ్! <giggles>
అదే దెయ్యం రా! అంటే, అరే! అది కోరివి దెయ్యంరా అంటాడు. అమ్మో! దెయ్యాలలో ఇన్ని రకాలున్నాయా ఇట్లా అన్నీ కుతూహలంగా అడిగేవాళ్ళం క్వశ్చన్స్
సరిపోయింది. ఎలా, మీరూ ఇంట్రెస్టింగ్‌గా అడిగేవాళ్ళు, మీ తాతయ్య గారు కూడా ఎక్కువగా చెప్పేవాళ్ళు గదా! కానీ ఇప్పుడు పిల్లలు కానీ, మనం కానీ, ఎలా అయిపోయామంటే అండి, ఈ స్టోరీ‌ల కంటే కూడా ఎక్కువ, ఈ స్క్రీన్ టైమ్‌కి అలవాటు పడిపోయాం. అది ఎంత వరకూ కరక్ట్ అంటారు? దాన్ని ఎంత వరకు నిషేధించాలంటారు?
అవును.